ఒక్కోసారి ఏమైతుందంటే మన ఫోటోసు ఎవరికైనా చూపించాలన్నా లేదంటే ఎందులో అయినా పోస్ట్ చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. ఆ! ఇది పోస్ట్ చేయాలా? లేదా? అని. ఆ! లేదంటే ఇది ఒకవేళ చూపిస్తే ఏమనుకుంటారో? ఎలాంటి కామెంట్స్ వస్తాయి? అనేసి కూడా ఒక్కోసారి అనిపిస్తది కదా! మీరు ఆ ఎందులోైనా పోస్ట్ చేసినా కూడా లేదంటే ఫామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి ఎవరికైనా చూపించే ముందు ఆ! ఏమనుకుంటారు ఫస్ట్? ఆ ఫోటోస్ నావి చూపించాలా? వద్దా? అనేసి కొంచెం జాగ్రత్తలు అలా తీసుకుంటారా?
అవునండి. ఆ! జాగ్రత్తలు తీసుకుంటానండి. ఎందుకంటే మాకు ఆ! నాకు కొంచెం ఫోటోలు పిచ్చేనండి. ఎక్కువ ఫోటోలు తీసుకుంటూ ఉంటాను. ఆ! నేను ఎక్కువ ఫోటోలు తీసుకుంటాను. తర్వాత ఫ్యా మా డ్యాడీ‌ది నుండి వచ్చింది నాకది. మా డ్యాడీకి కూడా ఫోటోలు పిచ్చి బాగాన. ఎక్కువ ఫోటోలు తీసుకునేవాళ్ళు. తర్వాత నేను ఎక్కువ ఫోటోలు తీసు
హ్మ్. ఓహో! ఓకే. ఇది నేను కొత్తగా వింటున్నా. <chuckles> అంటే బాయ్స్‌కి ఎక్కువగా ఫోటోలు తీయడవన్నా ఇష్టం ఉండదు. దిగడవన్న ఇష్టం ఉండదు.
హ్మ్. హా! లేదు లేదు. నాగవాన్ తెగ ఫోటోలు తీసుకునే వాడిని. అండ్ తీసుకునే వాడిని ప్రజెంట్ కొంచం తగ్గించానులేండి. ఇప్పుడు మా పాపకి ఫోటో షూట్‌లెక్కువ పెడుతున్నాను నేను.
హ్మ్. ఓకే. ఓకే.
ఆ! తన ఫోటోలు బీభత్సంగా ఫేమస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అంత దారుణం‌గా తీస్తాను నేను. మా మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటారు ఎవరు ఫోటోగ్రాఫ్‌ని పెట్టావా ఏంటి? అని. <laughs> కానీ నిజానికి ఫోటోగ్రాఫర్ కాదు ఆ ఫోటోగ్రాఫర్ నేనే.
హ్మ్. అంటే అదే మీరే ఫోటోగ్రాఫర్‌గా అయిపోయి, తీసి ఇంస్టా‌లో పోస్ట్ చేసేస్తారా?
అవును.
ఓకే. ఓకే.
త్య కప్ ఏండి ఆహ్, మా పాప చాలా ముద్దుగా ఉంటుంది. సో, నో ప్రాబ్లమ్. ఆహ్, ఫోటోగ్రఫీ ఫేస్ ఒకటి తనది. సో, దానికి కూడా మీకు ఒకటి తెలుసా తనకి 2 ½ ఇయర్స్ తను ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. మీకు చిట్టి తల్లి యాటిట్యూడ్ చూపించు అంటే హ్మ్, అని చూపిస్తది. నెక్స్ట్ నవ్వు అంటే నవ్వుతది. అటు సైడ్ చూడు అంటే అటు సైడే చూస్తుంది. చాలా మంది షాక్ అయిపోతారు అండి నేను మీ మా ఇద్దరం ఫోటో షూట్ తీసుకుంటుంటే, ఎవరైనా చూసారనుకోండి వాళ్ళు షాక్ అయిపోతారు. ఈ పిల్లేంటి ఇంత చిన్న పిల్ల ఇంత ఇన్ని ఇన్ని ఇన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లు ఇస్తుంది అనేసి. తన ఫోటోలు కూడా అంత బాగా వస్తాయి.
హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. <giggles> హ్మ్. అసలు ఎక్స్‌ప్రెషన్స్ నిజంగా ఎక్స్‌ప్రెషన్స్ ఒకవేళ పక్కన పెట్టేసినా కూడా, చిన్న పిల్లలు ఓ దగ్గర కూర్చోమన్నా కూర్చోరు. అటు ఇటు తిరుగుకుంటూ ఏడ్చుకుంటూనే ఉంటారు. కానీ మీ హ్మ్.
ఆ! కొంతమంది ఏడ్చేస్తారు. కానీ, అస్సలండి మళ్ళీ ఇంకోటి ఉంటది. నా దగ్గర మాత్రమే మా మామయ్య‌గారు మొన్నే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అన్నారు. ఆహ్, మావయ్య‌గారు ఫోటోలు చూసారా? మొన్న బెంగుళూరు‌వి చాలా బావున్నాయి బా వచ్చాయి అంటే, సూపర్‌గా వచ్చాయమ్మా కాకపోతే, నీ దగ్గరే అలా చేస్తది అది అన్నారు. ఏమి అంటే నుంచి వాళ్ళట మామూలుగా బీచ్‌లో ఫోటో తీయడానికి ట్రై చేస్తే అసలు ఒప్పుకోలేదంట. గోల గోల చేసిందంట. అప్పుడు <giggles> మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారండి తనకి మాములుగా ఫోటోలు తీస్తే అస్సలు ఒప్పుకోదంట. ఎళ్ళి ఫోట్ ఫోన్‌తో తోసేయడాలు ప పరిగెత్తడాలు చేస్తాదంట. బట్ నా దగ్గర ఎందుకో మాత్రం
ఓహో! <giggles> ఓహో! అయితే మీరు, మీరు ఎలాంటి అంటే ఎలాంటి చిట్కాలు ఏమున్నాయో మరి వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా పాపం. <giggles>
అంటే సింపుల్ అండి. నేను ఏం చేస్తానంటే ముందుగా తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిట్టి తల్లి ఈరోజు ఫోటోషూట్ పెట్టుకుందాం మన ఇద్దరం అనేసి. ఆ! సరే నాన్న అంటది. అప్పుడు తనకి ఫిక్స్ అయ్యి ఉంటది. ఓకే, ఈరోజు నాకు ఫోటోషూట్ ఉందని. అప్పుడు దానికి తగ్గట్టు నేను కాస్ట్యూమ్ అంతా చూపిస్తాను, తనకి. తల్లి చూడు ఈ డ్రెసే ఈ డ్రెస్ బాగుంటుందమ్మా. ఇలాగేసుకుంటే, నిన్ను ఇలా చూపిస్తాను. తనకి ఎక్స్‌ప్లయిన్ చేస్తానండి అంతాన. అన్నిట్లోకి ఊకొడతది. ఆ! ఓకే నాన్న అంటుంది. తర్వాత సెటప్ చేస్తాను. వో ఆహ్, మనకి ఏఐ బ్యాక్‍గ్రౌండ్ ఉండాలి. నాకు ఎలాంటివి ఉండాలి అని మొత్తాన్ని బొమ్మలన్నీ పెట్టుకోవడం. నెక్స్ట్ బ్యాక్‍గ్రౌండ్ అంత సేటచేసుకోవడం అన్నీ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత నాకు మరొక అనుకూలం ఏంటంటే, మా ఇల్లు కూడా కొంచెం బావుంటుంది లెండి. అంటే డ్యూప్లెక్స్ కదా. సో, ఎక్కడికక్కడ ఫోటోలు తీసుకునే అంత సౌకర్యం ఉంటది. సో ఒక్కొక్క రోజు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాను. కొన్ని సార్లు బయటికి ఔటింగ్‌కి తీసుకెళ్తాను తనని. కాకపోతే ఎప్పుడు పడితే పెట్టనండి ఫోటోలు. మంత్‌లీ ఒకా ఒక ఫోటో షూట్ చేసానంటే, మంత్‌లీ ఒక 2 ఆర్ 3 అంతే. అంతకు మించి ఎక్కువ ఫోటోషూట్స్ తీయను.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. <giggles> ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఓకే, ఓకే. అయితే మరి పాప అంటే చిన్న పాప అయినా ఫోటో ఫేస్ కాబట్టి, చిన్న పాపలు ఒకవేళ ఇంస్టా‌లో పెట్టిన, ఎందులో పెట్టినా. కొంచెం క్యూట్ క్యూట్‌గా అన్ని వ్యూస్ లైక్స్ వస్తా ఉంటాయి కదా! మీరు ఎప్పుడు ఆహ్, ఒకవేళ పెద్దవాళ్ళే ఇంట్లో వాళ్ళే ఫ్యామిలీ వాళ్ళు ఇలా పెట్టాలంటే ఆలోచిస్తాం ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల. ఆహ్, మీరు దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి.
అవును. అవునవును. అవునండి. నిజంగా కచ్చితంగా. జాగ్రత్తలంటేనండి ఇప్పుడు ఒకటండి మనం ఇంక భయపడితే ఇంకా మనం బతకలేం అసలు జీవితంలోని. ఎందుకంటే ఇప్పుడు అంత దారుణం అయిపోయింది పరిస్థితి, మన పరిస్థితులు మనవి.
అంటే అ! ఇప్పుడు మనం భయపడి ముందుకెళ్ళినా గూడా తర్వాత వాటినేం జేస్తారో? ఎలా జేస్తారో? తెలీదు గదా!
అవును. అందుకని చెప్పి చాలా మందేంటంటే జంకుతూ ఉంటారండి. అంతెందుకండి పిల్లలకి చాలామందేమో దిష్టి తగులుతదిని జెప్పి ఫోటోలు తీయడం మానేస్తారు. నేనలాంటివి అస్సలు ఆలోచించను. ఇప్పుడు దిష్
హ్మ్. చిన్నపిల్లలనివనట్లే నేను. పెద్దవాళ్ళవి ఇంట్లో పెద్ద వాళ్ళవి. ఆహ్, ఇప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ పోయి పబ్లిక్‌లో పో పోస్ట్ చేయడము అలా.
అవును. ఆ అంటే అవి పబ్లిక్ మనకి ఎక్కువ మీరు గమనించినట్టయితేనండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ యంగ్ ఏజ్ అమ్మాయిలకొస్తున్నాయండి ప్రాబ్లమ్స్ ఎక్కువగా. ఫ్యామిలీ ఫోటోస్ గాని ఇలాంటాటిలకి పెద్దగా నష్టమేముండదు. మనకేంటంటే పాపం అమ్మాయిల్ని తీసుకెళ్ళి కొంచెం మార్ఫింగ్స్ అవి చేయడాలు అలాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా <chuckles> ఉంటే మనకు సరిపోతుంది. మిగిలినాళ్ళు అబ్బాయిని ఏ ఫోటోలు ఏంటి జేసుకుంటే జేసుకోండి అనేస్తాం అబ్బాయిలైతే. సో, అబ్బాయిలతో ప్రాబ్లమ్ ఉండదు. ఈ ఫ్యామిలీలతోని ప్రాబ్లమ్ ఉండదు. ఫ్యామిలీలో ఇంతమంది ఉంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఏముందండి ఇప్పుడు ఇన్‌స్టా ఫోటోలతోని? ఏఐకే మనం ఫోటోలు ఇచ్చి మరి దాన్ని కాటన్ ఫోటోలెట్టమని ఎడతున్నాం. ఆ ఫోటోలు తీసుకెళ్ళి అది చెక్ మీరొకటి గమనిస్తున్నార ఇప్పుడు కొన్ని ఆడ్‌లొస్తున్నాయి మనకి.
హ్మ్. <chuckles> ఓకె. హ్మ్. అ! అది. అవును నిజమేలెండి అది గూడా. <chuckles> హ్మ్.
ఏఐ యాడ్స్‌ గాని, ఏఐ షోస్‌ గాని, ఏఐ ఆట్లికి ఫేసులు ఎక్కడ నుండి వస్తున్నాయి? డెఫినెట్‌గా మనవే. మనం ఏదైతే ఆహ్.
హ్మ్. అవే. అవి ట్రైన్ చేసుకొని అవి ఎగ్జాక్ట్‌గా పిక్చర్స్ కాకుండా ట్రైన్ చేసుకొని అవి డ్యూ డ్యూప్లికేట్ లాగా చేస్తా ఉంటాయి.
ఏముందండి. ఇద్దరు ఫేసులు కలిపితే ఒక మూడో ఫేస్‌కి ఎంటర్ అయిపోద్ది. ఆ! ఫేస్‌ని ఆ! అది పెట్టేస్తుంది. చాలా టెక్నిక్ అండి. ఇప్పుడు మనకే ఇలాగుంటే, అది ఆర్గనైజం అది, ప వర్క్ అవుతుంది మన మీద ఐక్యూ ఎక్కువ ఆహ్, ఏఐకి. సో ఆటోమేటిక్‌గా అది దాన్ని ఫిల్టర్ అది చేసుకుంటుంది.
హ్మ్. అవును. అవును. ఇది మీరు ఇలాంటి ఫోటోస్ తీసేటప్పుడు చాలామంది ఆహ్, ఫిల్టర్స్ యూస్ చేయడము, ఆహ్, లేదంటే స్నాప్‌లో కాని, ఇన్‌స్టాలో కానీ, ఎందులో అయినా ఫిల్టర్స్ ఉంటాయి కదా? అలాంటి ఫిల్టర్స్ యూస్ చేయడానికి ఇష్టపడతారా? లేదంటే న్యాచురల్‍గా తీస్తారా ఫోటోస్‍ని?
అవునవును. అస్సలు. ఒక్క ఫిల్టర్ యూజ్ చేయనండి. నేను ఇన్ని అసలు ఎడిటింగ్ కూడా అంత ఇష్టపడను. ఏంటంటే చాలా న్యాచురల్‍గా తీస్తా నేను, నా దగ్గర కెమెరా ఉంటుంది. నా దగ్గర ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకొని దానికి చిన్నది, అంటే మరీ ఆహ్, చిన్న చిన్నవి మాత్రం టచ్ అప్స్ ఉంటాయి కదా! సో చిన్న, చిన్న టచ్ అప్, టచ్ అప్స్ ఇస్తా కానీ, ఈ ఇన్‌స్టాల్‍ లోని, ఈ వాట్సాప్‍ లోని, ఎడిటింగ్‌లు ఉంటాయి చూసారా, అస్సలు చేయను. ఎందుకంటే ఆటిలవళ్ళ క్వాలిటీ మొత్తం పోతుందండి. మనం అనుకుంటాం కానీ అవి
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. ఓకే. అసలు ని నిజంగ ఒరిజినల్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తది అది. చే చేయాలి చెప్పాలంటే.
ఆ! ఈ ఒద్ ఒక ఫోటో అనేది నేచురల్‌గా ఉండాలండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ గాని. ఇప్పు ఇప్పుడు మీ ఇప్పుడు ఏఐ ఫోటోలు వచ్చేస్తున్నాయి చూసారా. మన ఫోటో ఇస్తే చాలు అదే ఏఐ చేసి ఇచ్చేస్తుంది. అది ఎంత ఆర్టిఫిషియల్‌గా ఉంటుందంటే, చిరాకు వస్తుంది. ఇప్పుడు నీకు ఒక కంట్రీకి ఎళ్ళాలని ఉంది, లేదంటే ఒక ఊరు ఒక ఎక్కడైనా మంచి ప్లేస్‌కెళ్ళి, ఒక ఫోటో తీసుకోవాలంటే అక్కడికి ఎళ్ళిపోవడమే. ఎళ్ళిపోయి ఫోటో తీసుకోవాలి, లేదు మనకి అంత స్తోమత లేదు అంటే ఊరుకోడవే. అంతేగాని ఆ! పిచ్చి పిచ్చి ఏఐ లకి అప్పజెప్పేసి అందులో ఎళ్లిపోయి, ఏం సాటిస్ఫై అండి? ఏ ఏం వస్తది దాని వల్ల మనకి?
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును.
సో, నేనలాంటివహస్సలెంకరేజ్ చెయనండి.
ఓకే. అయితే, మె ఆహ్, ఇప్పుడూ కొంతమంది మెమోరీస్‍లో ఆహ్, తర్వాత ఫ్యూచర్‍లో గూడా ఆహ్, గుర్తుండిపోవాలివి అనీ ఆల్బమ్సనేది క్రియేట్ చేసుకోనీ, ఆ ఫోటోస్‌ని ప్రింట్స్ తీసుకోనీ ఆల్బమ్‍‌లో సేవ్ చేసుకోడాలు, అలా జరుగుతా ఉంటాయి గదా? మీరూ ఓన్లీ మొబైల్‍కే ప్రిఫరెన్సిచ్చి, మొబైల్‌లో స్టోరేజ్ అంటే, మొబైల్‍లో స్ స్టోర్ చేసుకునే వాళ్ళుంటారు, అండ్ సెపరేట్‌గా ఆల్బమ్‌లో స్టోర్ చేసుకునే వాళ్ళుంటారు, అండ్ 2 యూస్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. మీరూ ఎక్కువా దేనికిష్టపడతారు?
అవునండి. ఓహ్! ఇక్కడ 2 టైప్స్ చెప్తానండి. ఒకటి మా నాన్నగారు, ఆయనేం జేశారో తెలుసా? మొత్తం మా చిన్నప్పుడు ఫోటోలన్ని తీసి, తీసి, తీసి, అట్లా ఆల్బమ్‌లు, ఇంతేసి కట్టలతో ఆల్బమ్‌లు చేయించేశారు.
హ్మ్. ఓహో!
మాకింట్లో బోలెడు కట్ల ఆల్బమ్‌లుంటాయి. అవోపెన్ చేస్తే మా చిన్నప్పుడు మెమోరీలన్నీ అందులో ఉంటాయి. అది న నా జనరేషన్‌కొచ్చినప్పటికి నేనేం చేశానంటే, ఆల్బమ్‌లు కాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళకి చూశారా చెయ్యిస్తారు. ఆహ్, కొంచం చెమ్స్ ఆహ్, ఒకప్ ఆల్బమ్‌లిప్పుడు మారిపోయాయి, ఒకప్పుడులా లేవు. ఓ ఫోటోలు ఇప్పుడు పేపరుల్లో ఎట్టుకున్నట్టు ఎట్టుకునేవాళ్ళు. ఒకొ ఆ! నేను అలాగ కాదు.
<laughs> ఓకే. హ్మ్. పిన్. ఓకే. ఓకే. ఓకే. అర్థమ ఆ! జస్ట్ అవును. అందులో ఏంటంటే, ఆహ్, అది డైరెక్ట్‌ ఇన్సర్ట్ గాకుండా డైరెక్టది స్టిక్కయి ఒచ్చేస్తది పేపర్‌లాగా. హ్మ్.
ఎమౌంట్ ఖచ్చుపెట్టేస్తా. ఆ! నేనేకంగా ఆవి చేయించేస్తన్నాను. డైరెక్ట్‌గా ఈ ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గరికెళ్తన్నా, నాకు నచ్చిన ఫోటోలన్నీ కలక్ట్ చేసి, నా మా పాపకు ఆల్బమ్మలా తయారు చేయించేస్తూ ఉంటాను. నెక్స్ట్ మా ఇంటికి ఆహ్, మాది డూప్లెక్సండి. అంటే మెట్లవి ఉంటాయి గదా ఇంట్లోపలనండి, ఆ మెట్లెక్కి పైకెళ్ళగానే మాకు పెద్ద ధూముంటదమాట ఇంటి మధ్యలోని, సెంటర్‌లో. చుట్టూ రౌండు. ఇవతల గోడకి, అవతల గోడకి ఫుల్ల ఈ పై ఒకా ఎ ఫోర్ షీట్‌లో సగం సైజు ఫోటోలు, మనకు ఆల్బమ్స్ టైపేంటిదీ? గోడకు పెట్టుకునే ఫోటోస్, ఏమంటారాటిలిని?
ఓహో! హ్మ్. ఆహా! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో!
ఆ! తగిలిస్తాం కదా! గోడలకి. అలాగా మొత్తం ఇటు అటు మొత్తం ఫోటోలెనండి. మరి మెయిన్ మా ఇంటికి అట్రాక్షన్ అవే. మా ఫోటోస్ ఉంటాయి అన్ని చుట్టూ చుట్టుపక్కల మొత్తం.
యాహ్! ఓకె. ఓకె. అర్థమయింది. ఓహో! అదే మీ ఫ్యామిలీవా లేదంటే ఈ అట్రాక్షన్‌కి కొన్ని వేరే ఫోటోలు ఉంటాయి కదా! దేవుడివి ఇంకెయేయొ అవి పెడ్
అస్సలు అసలు అలా ఏమి ఉండవు. మా ఓన్లీ మా ఫ్యామిలీవే. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక గోడ లెఫ్ట్ సైడ్ గొడవి ఏంటంటే ఆ! మా డ్యాడీ చిన్నప్పుడు 9 మంత్స్ మా డ్యాడీకి 9 మంత్స్ ఉన్నప్పుడు ఫోటో ఉంటది మా డ్యాడీ దగ్గర. అప్పటి నుండి అతని యంగ్ ఏజు, అతని మ్యారేజు, తర్వాత మా అమ్మ ఏజ్‌లో ఉన్నప్పుడు ఫోటో తర్వాత వాళ్ళిద్దరి మ్యారేజ్, తర్వాత నేను పుట్టడం నా ఫోటో నా
హ్మ్. ఓకె. మొత్తం అన్ని జనరేషన్‌లు పెట్టారనుకుంట అయితే.
మొత్తం ఎ ఆ కాన్సెప్ట్ ఏంటంటే మా డ్యాడీకి 9 మంత్స్ అప్పటి నుండి, మా పాప మనవరాలకి 9 మంత్స్ ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు ఫోటో దగ్గర నుండి మొత్తం ఆ మధ్యలో ఉన్న ఫోటోలన్నీ మాక్సిమం కలెక్ట్ చేసి పెట్టానండి ఇంపార్టెంట్‌వి. మరి ఎక్కువ పెట్టినా మనకి అలకేసినట్టు ఉంటుంది గోడంతాను. అందుకని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెద్ద గోడ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఆయన మొత్తం మెమరీలు తీసి అందులో పెట్టాను. అలాగే ఇవతల గోడ ఇంకొంచెం పెద్ద గోడనమాట. దాంట్లో ఏమిటంటే నాది, మా వైఫ్‌ది, మా తమ్ముడిది మా ముగ్గురివి చిన్నప్పటి నుండి మెమోరీస్.
హ్మ్. ఓహో! ఆ! అవునవును. అవును, నిజం. హ్మ్. హ్మ్.
మేము మా బాబాయ్‌తో ఉన్నది, తను వాళ్ళ మామయ్య వాళ్ళతో ఉన్నది, తను వాళ్ళ డ్యాడీ వాళ్ళతో ఉన్నది, తర్వాత నేను వాళ్ళందరం కలిసి ఉన్నది, వాళ్ళ తమ్ముడితో తను ఉన్నది, మా తమ్ముడితో నేను ఉన్నది, పాపతో మే అందరం అలా మొత్తం ఈ సైడ్ మొత్తం అవి పెట్టేసాను. సో చూసినోళ్ళందరికి చాలా నచ్చేసాయవి.
ఓకే. హ్మ్. ఓకే. నిజంగ. అసలు చెప్తుంటేనే కొంచెం ఇలాంటి అట్రాక్షన్‌గా అనిపిస్తుంది నాకు గూడ గోడ అది ఊహించుకుంటే <chuckles> నిజంగా బావుంటది.
ఆ! లేదండి. మ్ ఫోటోస్ ఏంటంటేనండి ఒక ఫోటో మనం చూస్ ఏదైనా ఫోటో చూసాం అనుకోండి అది బావున్న ఇప్పుడు మనకేమనిపిస్తుంది ఏ చాలా బావుందె అనిపిస్తది గానీ కొన్ని రోజుల తర్వాత అది మెమొరీ. ఆ ఫోటో చూసినప్పుడు మనం ఆ కాలంకెళ్ళిపోతామండి. ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ మా డ్యాడీ ఆళ్ళదే అన్ చూసుకోండి. ఆయన యంగ్ఏజ్‌లో ఫోటో గాని లేదా పెళ్ళి ఆల్భమ్ ఆళ్ళ పెళ్లి ఫోటో చూసుకున్నారనుకో ఒక్క సెకండ్ ఆ పెళ్ళి రోజుకి ఎళ్తారు వాళ్ళు. ఆ రోజు ఏం జరిగింది? ఎలా జరిగిన
హ్మ్. అవును. మెమొరీయె నిజంగ. హ్మ్. అవునవును. గుర్తొచ్చేస్తాయి నిజంగ. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు డిజిటల్‍కొచ్చేస్తే ఈ స్నాప్‌చాట్ ఇవన్నున్నాయి గదా! అవి ఏం జేస్తున్నాయంటే ఆహ్, ఒకవేళ మీరు యూజ్ చేసుంటే ఆహ్, 1 ఇయర్ ఎగో ఆహ్, టుడే అనేసి అంటే 1 ఇయర్‌గా దిగిన మెమోరీస్ ఈ రోజువి అనేసి ఒకేసారి గుర్తొచ్చేస్తాయి. గుర్తుతెస్తాయవి. అవి మనకి గుర్తుండకపోయినా అవి గుర్తు తేవడాలు అలా అనిపించినప్పుడు ఆహ్, ఒకేసారి మనము మీరు చెప్పినట్టుగానే ఆ పెళ్ళి రోజుకెళ్ళిపోతారని అన్నారు గదా! ఇలా గుర్తు జేయడం గూడా ఆ రోజుకెళ్ళిపోతాము మనము. వాటి మీద అంటే కంపేర్‌ టు అప్పుడు ఇవి లేనప్పుడు ఇవున్నప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు ఈ రెండిట్లో కంపేర్ జేస్తే?
సో ఫోటోస్‌కా పవర్ ఉంటది. అవునండి. మెమరీస్. అవునవును. అవును. అవునండి. ఆహ్, ఎక్కువగా ఇలాంటివెప్పుడనిపిస్తాయంటే అండి, ఇప్పుడు కాదండి. మనం టీనేజ్ యంగేజు కొంచెం జాబ్‌లకొచ్చేటప్పటికి, ఈ 3 ఏజ్‌లుంటాయి చూశారా? ఆ ఫోటోలు అలా అనిపిస్తో ఉంటాయండి. అప్పళ్ళో ఇలా ఉండేవాళ్ళం కదా! మరీ మీసాలు కూడా సరింగ లేవు. ఆ టైప్ ఫోటోలన్నీ, మనకలాగ అనిపిస్తూ ఉంటాయి. టీనేజ్ ఫోటోలు. యాక్చువల్లీ టీనేజ్‌నే మనం ఎక్కువ ఎంజోయ్ చేస్తాం. టీనేజ్‌లోనే మాములుగా గమనించినట్టయితే, అమ్మాయిలు ఓకే గాని, అబ్బాయిలంత బాగోరు టీనేజుల్లోని. మీసాలవీ సరింగుండవు వాళ్ళకి...
హ్మ్. <chuckles> అవును. హ్మ్. హ్మ్. ఉంచ ఓకె. <chuckles>
మీరు గమనిస్తే. అమ్మాయిలెప్పుడూ అందంగానే ఉంటారు లెండి. అది వేరే విషయం. ఆళ్ళు పుట్టడమే అందంగా పుడతారు, అందంగానే పెరుగుతారు. ఆళ్ళతో ప్రాబ్లమ్ ఉండదు. కానీ, అబ్బాయిల దగ్గరికొచ్చినప్పటికి ఎలా ఉంటుందనుకొంటున్నారు? ఒక్కొక్క విచిత్రంగుంటారు. మీకు స్ ఈ స్కూల్ ఏజ్‌లోనేమో, గ్రౌండ్‍లో తిరిగీసి, మొత్తం మాసిపోయి ఇంటికొస్తారు. చెవట్లవి కారేసి. కొంచెం టీనేజ్‌కొచ్చినప్పుడేమో మీసాలు, గీసాలు ఏం ఉండవు. సరింగా సరింగా సగం మీసాలొచ్చి, సగం లేకుండ ఉంటాం. తర్వాత కొంచెం
<chuckles> ఓహ్! హ్మ్. <chuckles> హ్మ్. ఒక ప్ ఏజొచ్చినప్పుడు పెద్దగయ్యాక జూసుకుంటే, అరే! నీనేనా అనుకునేవాళ్ళా? <chuckles>
ఎగ్జాక్ట్‌గా నిజం చెప్పాలంటే, అబ్బాయిల్ని పర్ఫెక్ట్‌ జూడాలంటే, మనకి ఈ డిగ్రీ, ఈ ఇంజినీరింగు లేదంటే ఎంబీఏ చేసే టైంలో, ఆ ఏజు అంటే, 21-25 ఆ ఏజ్‌లో బావుంటారండి అబ్బాయిలు. పర్ఫెక్ట్‌గా ఉంటారు మాట. ఒక బొ ఆహ్, బోడీ గాని, లేదంటే ఫేసియల్స్ కాని కరెక్ట్‌గుండుంటాయి ఆ టైంలోనే. <laughs> అవునా? ఆ
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. మరి అలానే, మి అలానే ఆ ఫోటోస్ జూసలా గుర్తొచ్చినప్పుడలా అరే! ఇలానే ఉంటే బావుండునని. అలా మెయింటైన్ జేసుకోవచ్చు కదా, హెల్తీ అయినా. ఆహ్, లేదంటే, ఫిజి <chuckles>
కన్‌ఫర్మ్ జేయాలండి. అహా! నే నేను మెయింటైన్ చేసుకుంటున్నాను నాకేం ప్రాబ్లమ్ లేదులెండి. నాకిప్పటికి మ్యారేజయిందని చాలా మందికి తెలియదు కూడాన. నేను కూడా చెప్పను. ఆళ్ళడిగితే గాని.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అయితే, మీరు అయితే వెనకట ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు స్నాప్స్ ఇవన్నీ ఒచ్చాయి కాబట్టి, ఆ! ఎప్పుడో దిగిన ఫోటోస్ ఇప్పుడు చూసుకొని కూడా అరే! అప్పుడు ఇట్లుండేవాళ్ళం అనేసి అలా ఉండేది. కానీ అప్పుడు అలా లేదు కదా! ఫోటోసు ఇప్పుడు ఎవరికైనా ఆ! ఫోటోను ఎవరికైనా చూపించాలన్నా కొంత సిగ్గుపడేవాళ్ళుం. <chuckles> ఇప్పుడు లేదు మనం ఎలా ఉన్నా పోస్ట్ చేసేసేవాళ్ళం. హ్మ్.
నాకు ప్రాబ్లం లేదు. నీ ఫోటో జాగ్రతగా మెయింటేన్ చేసుకుంటేను. హ్మ్. అవును. అంతే కదండి. నేను ఇందాక చెప్పాను కదండి మీకు. ఆ! ఆహ్, అలా కాదు ఇప్పుడు నేను ఇందాల చెప్పాను గదా, గోడ మీద ఫోటో. అందులో ఒక్కటి కూడా నా 10త్ క్లాస్ ఫోటోలు ఉండవండి. ఎందుకంటే నాకు తెలుసు అందులో ఎలా ఉంటానో. సో మిగిలినవన్నీటి కానీ అది గాని పెట్టలేదు అలాగే ఈ స్నాప్‌చాట్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ. మెమోరీలు చూపిస్తూ ఉంటదండి. అప్పుడు చూషినప్పుడు మనకి ఒరేయ్! ఆ టైమ్‌లో ఈ ఫోటో పెట్టానే ఇలాగుంది. కానీ ఎంతైనా మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి క్వాలిటీ కూడా మారిపోతుంటాయి ఫోటోల్లోని. ఆ కాలం ఫోటోలన్నీ కొంచెం మన చిన్నప్పడు ఫోటోలో చూసుకుంటే, కొంచెం ఈస్ట్‌మన్ టైప్ కలర్‌లో అనిపిస్తూ ఉంటాయి ఫోటోలన్నీని.
<chuckles> ఓకే. హ్మ్. అవునవును. అవునా? నిజంగా. హ్మ్. హ్మ్.
ఇప్పుడు అన్నీ కొంచెం డిజిటల్‌గా వచ్చేసాయి ఫోటోసు. అలాగే ఆహ్, మనం టాగ్ చేసే విధానం గాని లేదంటే కొన్ని కొన్ని టెక్నాలజీలని యూజ్ చేసుకోలండి లేడీస్ అయితే మాత్రం. ఫోటోలు మరి విచ్చలవిడిగా పెట్టేయకూడదు. కొంచెం సేఫ్ చూసుకోవాలి.
అవును. అవునవును. కొంచెం ప్రైవేట్ హ్మ్. సేఫ్ సైడ్ చూసుకొనే పెట్టుకోవాలి నిజంగా.
ఇప్పుడు ఫోటో, ఇప్పుడు ఫోటో పెట్టొద్దు అని మనం అనలేం. ఎందుకంటే వాళ్ళకది ఇష్టం అనుకోండి, వాళ్ళు పెట్టుకొనివ్వాలి. కానీ ఆహ్, అది లాక్ చేసుకోవడమో, లేదంటే ఫోటో మాత్రమే కనిపించింది డౌన్‌లోడ్ చేయకుండా చూసుకోవడమో, ఇప్పుడు అలాంటివి వచ్చేసాయి మనకి. మన టెక్నాలజీలో కూడా అలాంటి కొత్త, కొత్త ట్రిక్స్ వచ్చేసాయి. ఆటిల్ని యూజ్ చేసుకొని లేదా ఆహ్, వీళ్ళకి మరీ పర్సనల్ అనుకోండి, అసలు ఇన్‌స్టాగ్రాము, మా ఫ్యామిలీ లేదు, నా ఫాలోవర్స్ మాత్రమే చూడాలి అనుకుంటే అది కూడా లాక్సింగ్, లాకింగ్ సిస్టమ్ వచ్చేసింది. మన వాళ్ళు మాత్రమే చూసుకునేలాగా. సో ఇలా మనకి ఫోటోలు పంచుకునేటప్పుడు మనం బా చూసుకొని ఫిల్టర్ నేను ఎవి పడితే అవీ కూడా పెద్దగా పెట్టడానికి ఇష్టపడనండి. ఒక సెల్ఫీ తీసేసుకొని, లేదా ఇంట్లో ఎవరి పనుల్లోవాళ్ళు చూస్తా ఆళ్ళని తీసేసి. అస్సల నాకు ఫోటో పెట్టాము అంటే అది ప్రాపర్‌గా మన కెమెరాలనుండి తీయాలి. లేదా సెల్ ఫోన్‌లో, ఐఫోన్‌ లోనే తీయ్యాలి. అది కూడా ప్రాపర్‌గా, అందంగా ఉంటేనే ఆ ఫోటో పెడతాను. లేదు ఏదో పిచ్చి పిచ్చిగా సెల్ఫీలు అవి దిగిపోయి, నేను ఎక్కడ నిలబడ్డాను హాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికని, ఫోటో అస్సలు నచ్చదండి నాకు. నాకెక్కువ, నాకు చిరాకొస్తది అలాంటోలంటే. బట్ ఒకటిలేండి, ఎవరి ఇస్టం వాలదీ. మరి మనం కూడా ఆళ్ళని జడ్జ్, జడ్జ్ చేయకుడదు. మన ఇస్టం.
హ్మ్. అవును. ఉన్నయి. నిజంగా. ఉంటది. అవును. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> హ్మ్. ఓకే. <laughs> క్రింజ్‌గా అనిపిస్తది. నిజంగా అలా అయితే? హ్మ్. అవునవును. హ్మ్. నిజంగా అండి. మీరైతే మీ ఫోటోస్‌ని గాని, లేదంటే మీ ఫ్యామిలీ ఫోటోస్‍ని గానీ, నిజంగా ఎలా పంచుకుంటారు పబ్లిక్‌లో గానీ? లేదంటే ఫూ కుటుంబ సభ్యులతో అనేసి బా చెప్పారండి. మనం తప్పకుండా మళ్ళీ మాట్లాడదము. ధన్యవాదాలు!
ధన్యవాదాలండి.